అవునండి. మనము ఎందుకంటే ప్రతిరోజూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలనేది నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే మనం ఆహ్, చేసే పని కానివ్వండి. తర్వాత మనకి హ్మ్, ఆహ్, మన జీవనాధారమైనటువంటి వృత్తులకు వెళ్ళటం కానివ్వండి. ఇలాంటివన్నీ ఆహ్, అన్నీ ఉత్సాహంగా చెయ్యాలి. ఎలా ఉంటేనే మనం ఆహ్, కరెక్ట్‌గా మన జీవితాన్ని మనుగడ సాధించగలం అన్నమాట. లేదనుకుంటే ఓ ఒకవేళ ఆహ్, ఎక్కడైనా తేడా వచ్చిందనుకోండి, చాలా హ్, ఆ ఒక్కరోజు ఒక్కరోజులా ఉండదు. కొద్ది రోజులు తినేస్తుందది. అది నెలవుతుందో, వారం అవుతుందో 10 రోజులవుతుందో మనం చెప్పలేని పరిస్థితి. అలా ఉంటుంది. సో, హ్మ్, న మనం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేయాలి. ఆహ్, హ్మ్, దానికి ఎందుకంటే పొద్దున లేవగానే మన ప పనులన్నీ మనం చేసుకుంటూ హ్మ్, చక్కగాను ఆహ్, తర్వాత మన వ్యాయామం అని కానివ్వండి. నడక, వ్యాయామం తర్వాత ధ్యానం.
హుహు. వృత్తి. అవును. హుహు. అవును. పరిణామాలు అవును. అవును. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. అవును. అవును. హుహు. అయితే మీరు ప్రతిరోజు ఉదయం ఎలా స్టార్ట్ చేస్తారు మీరు ఆ రోజుని? మీరు ఉదయం లేచినప్పటినుంచి ఆ!
ప్రొద్దు ఆహ్, పొద్దున్న ప్రతిరోజు ఉదయం నేను స్టార్ట్ చేయడం అంటే, ఆహ్, ఇలాగేనండి. పొద్దున్నే ఆహ్, హ్మ్, ముందు 4:30కి లేచి కాలకృత్యాలు అనేటువంటివి కె కంప్లీట్ చేసుకొని ముందు వా వాకింగ్ చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి ఆహ్, ఉదయం ఒక గంట గంటసే
హ్మ్. ఆ! అయితే మీది ఆహ్, రోజు ఏడు సమయంలో లేస్తుంటారండి మీరు. ప్రతిరోజు.
ఆ! ఆ! రోజు నాలుగున్నరే. అంతకన్నా ముందు హ్మ్. 4:30 5 గంటలకల్లా పార్క్‌లో ఉండాలన్నమాట. మాది ఎలా అంటే
4:30 హ్మ్. హ్మ్. గ్రేట్ అండి. హ్మ్. హుహు. అంటే పార్క్‌లో ఒక్కరే ఉంటారా? లేకపోతే ఎవరైనా స్నేహితులు కూడాను ఎవరైనొస్తారా?
ఆ! స్నేహితులున్నారండి. వాళ్ళతోనే ఇబ్బంది. ఇప్పుడు ఎలా అంటే ఆ స్నేహితుడేం చే
హ్మ్, హ్మ్. మీరు లేవకున్నా వాళ్ళకి ఫోన్ చేసి లేపిస్తారేమో అలారంలాగా రోజు.
ఆ! వాళ్ళేమో 80ల్లో ఉన్నారన్నమాట వాళ్ళు. వాళ్ళు నేను ఆ పార్క్‌లోకెళ్ళేటప్పటికి ఏం చేస్తారంటే, వ రోజు ఇదే లేటుగా వెళ్ళేటప్పటికి ఒకాయన వాచి ఎవరో ఒకళ్ళు, ఓ ముగ్గురుంటారు. నలుగురుంటారు. ఆ నలుగురిలో ఒకాయన వాచ్ ఇలా పట్టుకుని అంబేద్కర్ శిలా విగ్రహంలాగా నిలబడిపోతాడంతే. నేను లోపల అక్కడికెళ్ళేటప్పుడు. ఎందుకంటే నువ్వు
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> ఆ! ఆ! ఇంత సమయం చూస్తుంటాడు, ఎప్పుడు ఏ సమయానికి వస్తున్నారు అని చెప్పేసి.
ఆ! అంటే నువ్వు, నువ్వు లేటోచ్చావు అని. వాళ్ళేమో పాపం <chuckles> సా రాత్రి ఎనిమిదో గంటకల్లా పడకేసి, తెల్లారి నాలుగు 4 పార్క్‌లో ఉంటారు. ఎట్టి పరిస్థితిలో మనం 4 గంటలకి చూస్తే ఆ పార్క్‌లో ఉంటారు వాళ్ళు. ఆహ్, హ్మ్, మనకి వ వృత్తిపరంగా కొంచెం అడ్డంకులు ఉంటాయి కదండీ! మనం 8 గంటల కంటే వీలుపడదు. కొంచెం 9:30 పదవుతుంది. ఈ 10 గంటలకు పడుకొని 4కి లేవడమే కష్టం అంటే మళ్ళీ వాడు 3:30కి లేవమంటాడు. 3:30కి లేచి 4 ఆ!
ఆహా! హ్మ్. ఓకే. హుహుహు. అవును. అవును. అవును. హ్మ్. అదే! అస్సలు. అయితే 9:30, 10కి పడుకున్నా మనకి అది 8 గంటల నిద్ర అవుతుందా, సరిపోతుందా మీకు?